హ్మ్. ఈమె అంటే దానికి ఆమె దాన్నేమంటారు? రియలైజేషన్ అయ్యి చెప్తదన్నమాట ఇగ.
నువ్వు చేస్తేనేమన్నా తప్పు. నీ కూతురు చేస్తేనేమన్నా అది తప్పు కాదు. అంతేనా? ఆ!
హ్మ్. అదే! ఆ సినిమా లైన్ యాక్చువల్‌గా చెప్పాలంటే.
అవును. హ్మ్. సరే దాంట్లో ఏదైనా పాట నీకు బాగా గుర్తుందా? మంచి పాట. మంచిగా ఎంజాయ్ చేసింది సినిమా హాల్‌లో. అందరు కూడాను పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పేసనంటే ఎగురుతూ ఉంటారు కదా! మొత్తం కూడాను.
హ్మ్. హ్మ్. అవునవును.
ఆ! అలాగా నువ్వు ఎంజాయ్ చేసిన పాటేంటి సినిమా హాల్‌లో?
అంటే నాకు నేను బాగా ఎంజాయ్ చేసిన పాట అంటే, అదేదో ఉంటది కదా! 'కమ్ టు ద పార్టీ' అది సుబ్బలక్ష్మి అనేది మన ఇది అల్లు అర్జున్ గారిది ఏం ఎంటోలే ఎక్కడికి పోయింది. <laughs>
ఆ! అ ఒక సినిమా నుంచి ఒక సినిమాకి వల్లే వెళ్ళిపోయావే అసలకి?
<laughs> అంటే, 2 డైరెక్టర్లు ఒక్కడే కదా! మళ్ళా మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడే. మళ్ళా హీరోయిన్ ఒక్కతే. <laughs>
ఆ! అది. సరిపోయింది. అలాగేళ్ళిపోయామన్నమాట మొత్తం అంతా. సరే దీంట్లో చెప్పు?
ఆ! కాదు. కదా అ అదే సినిమాలో ఏదో, ఏదో అదే ఐటెమ్ సాంగ్ ఉంటది. సరిగ్గా గుర్తొస్తలేదు కానీ అదే సినిమాలో ఇంకో పాట ఉంటది. అదేది? నిన్ను చూడగానే చిన్ని గుండె గట్టిగానే కొట్టుకున్నదే.
ఆ! ఆహా! అని కొట్టుకున్నదే హోయి! అలాగా. ఆ!
నిన్ను చూడగానే రెండు కళ్ళు వాటికవే తిట్టుకున్నవే హోయ్!
<laughs> కాదు. ఈ పాట గుర్తులేదా నీకు? కాటమరాయుడా కదిరి నరసింహుడా! ఆ పాట గుర్తులేదా?
ఏది? అవునవును. అది కూడా కామెడీ అవునవును.
హ్మ్. ఏంటి? అసలకి బ్రహ్మానందం కామెడీ బాగా నచ్చిందాప్పుడు బాగా ఎంజాయ్ చేసావా నువ్వు? బాగా ఎంజాయ్ చేసావా సినిమా నువ్వు? హ్మ్. సరే ఇప్పుడు 10థ్ క్లాస్ అని అన్నావు నువ్వు.
ఇంకోటి ఉంటది. ఆహ్, ఆ ఆరడుగు ఆరడుగుల సాంగ్ కూడా ఉంటది కదా! అసలు సూపర్! అంటే, ఆ బ్రహ్మానందం గారి కామెడీ వచ్చినప్పుడు ప్ర దాన్నేమంటారు? అహల్య అమాయకురాలు. <laughs>
హ్మ్. అమాయకురాలు. అబద్దాలు ఆడితే ఆకులు రాలతాయి చస్తావు. <laughs>
ఆ! ఆకులు రాలడం ఇవన్నీ అసలు చాలా కామెడీ, కామెడీ ఉంటది. ఫ్యామిలీకి ఫ్యామిలీ ఎమోషను.
ఆ! అన్నీ. అన్నీ.
మళ్ళా ట్రైను మొత్తం ట్రైన్ను కొనడం. రైల్వే స్టేషన్‌ను కొనడం.
ట్రైన్ కొండబ్బా! రైల్వే స్టేషన్ కొంటాడు.
అదే! రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్‌ని కొంటె ట్రైన్ ఎంత సేపు చెప్పు అన్న దన్ని కొనడానికి? వస్తాయి మరీ.
అంతేనంటావా? ఆ! <chuckles> అద్దెకి తీసుకుంటాడు కొనడు. ఒక అరగంట నాకేంత కావాలన్నా గాని ఆహ్, అద్దెకి కావాలనంటాడు.

అవును. నువ్వు 10థ్ క్లాస్‌లో దాకా సినిమాకెళ్ళకుండా ఏం చేస్తన్నావు నువ్వు అప్పుడు దాకా?
అప్పటి వరకు మనం అంత దాన్నేమంటారు అదొక బ్యాచ్ ఉంటది గదా!
హ్మ్.
మౌనరాగమా <giggles> మ మౌనరాగమా లేకపోతే ఇంట్రోవర్టా ఏదో అంటారు. తెలుగులో మౌనరా <chuckles>
ఏం బ్యాచ్ ఉంటది? ఆ! ఇంట్రోవర్ట్‌వా నువ్వు? థియేటర్లకెళ్లాడానికి ఇంట్రోవర్ట్‌కి దానికి సంబంధం ఏముంది?
ఆ! అంటే ఎక్కువగా సర్కిలు లేకపోతే ఉన్నా గూడా పెద్దగా బయటికెళ్ళడానికి లేకపోతే ఈ ఆటలాడ్డానికి ఇవన్నీ ఇంట్రెస్ట్ చూపకపోయేది నేను.
హ్మ్. హుహు. హ్మ్. అందుకే సినిమా పాటలు గూడా తప్పు తప్పుగా పాడుతూ ఉన్నావు మొత్తం అంతా.
అప్పుత <chuckles> తప్పు తప్పుగా పాడిన సాహిత్యం కరెక్ట్‌గా పాడుతున్న అది గమనించాలి నువ్వు. <giggles>
ఆ! సాహిత్యం కరెక్ట్‌గా పాడతన్నావు. సాహిత్యం ఏంటి? సాహిత్యం ఏంటి జెప్పు?
ఇప్పుడు అదే, చిన్నదాని కోసం, చిన్నదాన్ని కోసం దాంట్లో ఒకటే దీంట్లో ఒకటే ఆడు ట్యూన్ మార్చిండు.
హ్మ్. అంతేనా? ఆ! సరే! 'ఇష్క్' సినిమా జూసావా నువ్వు?
ఆ! ఇస్కు ఇస్కు చూసా.
హ్మ్. ఏమనిపించింది ఇస్కులో చూడంగాల్నే.
ఇస్కు గూడా బాగుంది యాక్చువల్‌గా.
హుహు. కానీ థియేటర్ ఎక్స్‌పీ‌రి‌యన్స్ అంటే
అంటే, మ్యూజిక్ మ్యూజిక్ పాటలు
హ్మ్.
ఇంగా ఆయన మన నిత్యమి నిత్య మీనన్‌ గారు అసలు యాక్టింగ్ సూపర్ ఇరగదీశారు. ఇప్పటికి అప్పటికన్నా ఇప్పుడు ఇంకా యాక్టింగ్ బాగా చేస్తున్నారు నిత్య మీనన్‌ గారు. అసలు ఇడ్లీ కొట్టులో మొన్న జూసా 'ఇడ్లీ కొట్టు' సినిమా అబ్బబ్బబ్బబ్బా! మళ్ళా తిరు సినిమా కూడా అట్లనే చేసింది.
మ్యూజిక్‌కి మ్యూజిక్ కానీ అదే అంటంది నేను. హ్మ్. బాగా జేస్తన్నాడు. అవును. శుభ్రంగా బాగా చెప్పావు నువ్వు ముందే. ఆహా! ఏంటి నువ్వు ధనుష్ కూడా ధనుష్ కూడా బాగా వీరాభిమాని‌లాగా ఉన్నావు బాగా.

'చిన్నదాన నీకోసం' లవ్ సినిమా. ఆ! హుహు. దాని నుంచి ఏమన్నా మరి ఇన్స్‌పి‌రేషన్ తీసుకున్నారా?
హ్మ్. హ్మ్. అంటే అమ్మాయి కోసం హ్మ్?
'చిన్నదాన నీకోసంలో' ఇన్స్‌పిరేషన్ ఏమైనా తీసుకున్నారా అంటున్నా?
ఇంగా ఇన్స్‌పి‌రేషన్ తీసుకుంటే ఫెయిలే కదా! <giggles>
10థ్‌ <laughs>
<laughs> ఆ! ఇన్స్‌పిరేషన్ తీసుకుంటే అందులో 10‌థ్‌ ఫెయిల్, పాస్ ఉండదు.
ఆ! ఆ చాలా ఉందబ్బా నీలో. <laughs>
ఆ! ఏదో కొద్ది సేపు కొద్ది సేపు ఎంజాయ్ చేసి రావాలి. ఇవి అందులో ఇన్స్‌పి‌రేషన్ తీసుకుంటే మొత్తం 25కి 25 పా ఫెయిల్ కతం. ఎవరా మిమ్మల్ని సినిమాకి తీసుకోపోయింది? సార్ ఈసార్ సార్. ఆ సారిని రమ్మను ఆహ్, వాడిని జాబ్ పీకెయి అంటారిక. <chuckles>
ఆ! <laughs> <chuckles> <laughs> సరే గాని దాంట్లో ఏదైనా పాట గుర్తుందా మరి?
అంగ టైటిల్ సాంగే గుర్తుంది నాకైతే చిన్నదాని నీ కోసం ఓ చిన్నదాన నీకు <laughs>
ఏంటిదది? అబ్బా! 'చిన్నదాన నీకోసం' ఆ సినిమాలోది కాదు. నువ్వు ఎటైటో ఎళ్తావేంటి! 'ఇష్క్' సినిమాలోది చిన్నదాన నీ కోసం పాట.
ఏయ్! అ ఆహ్, అందులో కూడా ఉంటది గదా! అది' గుండె జారి గల్లంతైంది' కాదు. ఇందులోనే అది.
<gasps> అందులో ఎక్కడ ఉంటది? ఏది 'చిన్నదాన్న నీకోసం' గాదు. 'ఇష్క్' సినిమా 'చిన్నదాన్న నీకోసం.'
కాదు కాదు కాదు.
హ్మ్? ఓ చిన్నదానా నీ కోసం చిన్నదానా నీకోసం ఇది ఆ పాట.
ఉంటది ఇందులో కూడా ఉంటది. టైటిల్ సాంగ్ ఉంటది. ఆ! కరెక్ట్. కరెక్ట్. లిరిక్ ఒక్కటే గాని ట్యూన్ వేరే కదా! అవునవును. అబ్బబ్బబ్బబ్బ! <chuckles>
నువ్వు అసలా నిజంగా! <chuckles> భలే ఉన్నావు అబ్బా! నీకంటే నాకే ఎక్కువ గుర్తున్నాయి!
తప్పు ఎయ్ త తప్పు నాది గాదు, ట్యూన్ మార్చిన మ్యూజిక్ డైరెక్టర్‌ది. లిరిక్ అంతా ఒకటే గదా!
<laughs>
<chuckles>
<gasps> నీకు అది కాదు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఒకళ్ళే దానికి. 'అనూప్ రూబెన్స్.'
ఆ! మరి! అప్పుడు నా తప్పు నాది కాదు. అదే ట్యూన్ మార్చిన మ్యూజిక్ డైరెక్టర్‌ది.

హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు నువ్వన్నావు ఈ మ్యాటర్‌నే పట్టుకొనా? కాదు, ఇప్పుడు నువ్వన్న మ్యాటర్‌నే కన్సిడర్‌గా తీసుకొని, అత్తారింటికి దారేదిను, ఇడ్లీ కొట్టుతో జూసుకుంటే ఆల్మోస్ట్ అందులో ఇందులో సేమ్ ఉంటది.
హ్మ్. నువ్వు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వట్లేదా ఇప్పుడు? పాత సినిమాలకి ఇప్పడికి? ఆ! హుహు. హ్మ్.
అంటే ఏ దాన్నేమంటారు ప్రొడక్షన్ క్వాలిటీ అంటారు గదా! సేమ్. మాక్సిమం అట్లగే అంతే ఉంటది. కానీ జనాలు ఎందుకు రాలేదు మరి? బడ్జెట్ గూడా ఆల్మోస్ట్ సేమ్ అనుకుంటా. అంటే అప్పుడున్న కాలానికి తగ్గట్టు అది అప్పుడు ఓకే. ఇప్పుడు గూడా సేమ్ ఓకే. కానీ జన జనాలు రాలేదు.
అవును. కానీ ఎందుకు రాలేదు? హ్మ్. అంతేగా మరి. హ్మ్. పెరుగుతున్న రేట్లు ప్రకారమే ఇంకలా పెరిగినయేమోలే. మనం దాన్నే అని జెప్పేసనుకుంటే ఎలాగా? నువ్వు ను హ్మ్.
ఆ! రేట్లని గాదు. ఇప్పుడు సిన్ ఇంతకుముందు సినిమాల మీద కొంచెం వ్యాపారం తక్కువుండేది. అంటే ఆహ్, సినిమాలు కొంచెం తక్కువ హీరోలు ఉండడము, లేకపోతే తక్కువ లొకేషన్స్, లేకపోతే కొంచెం టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందకపోవడము అట్లా ఉండేది గదా! ఇప్పుడు సినిమా అనేది గూడా కొంచెం ఒక వృత్తి అయిపోయింది. అదొక వృత్తి ప్రవృత్తి లెక్క చేసుకుంటా ఉన్నారనమాట అందరు. సో, దానివల్ల ఎక్కువ ఉ ఉద్యోగాలు రావడము, దానివల్ల వాళ్ళందరికీ శాలరీలివ్వాలంటే ఖచ్చితంగా రేట్లు పెంచాలి గదా!
హుహు. హ్మ్. అవును. హ్మ్. అవును. వృత్తి వల్ల. అవును. అవును. ఖచ్చితంగాగా మరి. నువ్వే చెప్తున్నావు రేట్లు పెంచితే జనాలు రావట్లేదని జెప్పేసని. మళ్ళా నువ్వే జెప్తున్నావిలాగ. ఏది మంచిదనంటావు? ఇప్పుడు పాత రోజుల్లో నీకు థియేటర్‌కెళ్ళిన అనుభవం బావుందా? కొత్త థియేటర్‌లో యెళ్లిన బ అనుభవం బావుందా? నీకు సౌండ్ సిస్టమ్ ఇయన్ని కంపేర్ జేసుకో. నీకు పిండి కొద్ది రొట్టె మొత్తం అంతా. ఏది నచ్చింది నీకు?
హ్మ్. అందుకని వాళ్ళు రేట్లు బెంచి సినిమాలు తీస్తుర్రిగ. హ్మ్. అవునవును. అంటే ఇపు ఇప్పుడు బాగుంది టెక్నాలజీ పరంగా. నేనేమంటున్నా అంటే, ప్రతి సినిమాకి టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదు.
హ్మ్. మరి? హ్మ్.
అలాగని ప్రతి సినిమాకి 1000 కోట్లు, 100 కోట్లు బెట్టాల్సిన అవసరం లేదు.
అది. కరెక్ట్‌గా జెప్పావు. హ్మ్. ఇంకా హ్మ్.
హ్మ్. అదే నేను జెప్పేది. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' 100 కోట్లు దీసి, మళ్ళా నిన్న వచ్చిన సుడిగాలి సుధీర్ గూడా 100 కోట్లు సినిమా తీస్తా అంటే సరిపోద్దా?
కుదరదుగా! అట్లెట్లా కుదిరేది? ఎవరు మార్కెట్‌కి దగ్గట్టుగా వాళ్ళు తీయాలి సినిమాలు. ఆ! అలానే టికెట్ల రేట్లు బెట్టుకో. సరే ఇప్పుడు నువ్వేం జెప్తావు మరి? తి ఆహ్, బ మరి పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు బెంచుకోవచ్చా?
<chuckles> ఆ! అట్లా అనమాట. ఊకె ఆయనకి లాసు. పెద్ద, పెద్ద స్టార్ సినిమా రే రేట్లు గూడా అది గూడా దానికొక పరిధి ఉంటది. ఇప్పుడు మొన్న బెంచారు ఏదో దానికి 'కల్కికో' దేనికో బెంచారు. 'కల్కికి' నేను 'సాహో సాహోకి' గూడా బెంచారు, నాకు విపరీతమైన కోపమొచ్చింది 'సాహో,' 'సాహోకి' టికెట్ రేట్లు బెంచినప్పుడు. ఓరి నీయవ్వ ఈ సూసేదెందుకు, నీయవ పోతే పోయింది వారం అయిన తర్వాత టికెట్ రేట్ తగ్గిన తర్వాత పోదాంలే అని కావాలని టికెట్ రేట్లు తగ్గిన తర్వాత పోయా.
హుహు. అవును. హ్మ్. అవునా? హ్మ్. <laughs> ఆ! కావాలని జెప్పేసని అలా యెళ్లారన్నమాట. హ్మ్.
అంటే, యాక్చువల్‌గా మళ్ళీ అది 'సాహో' అంటే ని ప్రశాంత్ నీల్ గారు తీశారు కదా! యాక్చువల్‌గా అక్కడ టికెట్ రేట్లు తక్కువున్నాయి. కానీ తెలుగులో మాత్రం టికెట్ రేట్లు ఎక్కువున్నాయి. అక్కడ కాలింది నాకు. <chuckles>
హుహు. హ్మ్. హ్మ్.